అంటే, నేను పిల్లలు ఆడుకునే సమయంలో‌ని, సాయంత్రం పూట అలా నడిచి ఒచ్చి, కాస్త కొంచెం వేడివేడిగా ఏదైనా కాఫీ లాంటిది తాగి, కూచుని, కొంచె సేపు ఒక ఒక గంటన్నర అలా కేటాయిస్తాను పేపర్ కరెక్షన్‌కి. అం‌తే. ఆ పేపర్ ఎంత చేయాలో అంత పరిణితిగా, ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటాను. చేసుకుని, తర్వాత ఒక చక్కగా
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహో! ఓకే. ఓకే. హ్మ్. అంత పని చేస్తారు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఎప్పుడైతే ఆ ప్రణాళిక ఉండదో, ఎప్పుడైతే ఆహ్, పనికి మించి ఎక్కువ చేస్తామో అప్పుడే కదా, ఉత్సాహం తక్కువయ్యేది?
ఆ! <chuckles> అదే కదా. ఆ ఉత్సాహం మళ్ళీ రావడానికి ఆహ్, పిల్లలకి ఆహ్, మ అందరం చూసే, ఒక ఏదైనా మంచి సినిమా గాని, లేదా ఏదైనా మంచి షో గాని <laughs> అదే.
కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హ్మ్. ఆబ్బ! కరెక్ట్‌గా అదే చెప్పబోతున్నా అండి. ఈ రోజుల్లో సినిమా చూడడం కూడా ఒక స్ట్రెస్ బస్టరే కదా! కొంచెం ఎనర్జీ బెరుగుతుంది.
ఆ ఫోను, అదే. అదే. చక్కగా కూచుని, పిల్లలు కూడా, వాళ్ళకి వాళ్ళ చదువు కూడా అయిపోతుంది. 8క వరకు, వాళ్ళని చేత కూడా హోమ్ వర్క్‌లు, అన్నీ నేను వాళ్ళతో కూచుంటాను. ఎందుకంటే మనం కూచుంటేనే ఇంకోటి వాళ్ళ ఎదురుగుండా ఫోన్‌లు పట్టుకొని మనం నేను ఫోన్ చూస్తూ కూచుంటే, <chuckles> వాళ్ళు కూడా ఫోనడుగుతారు. <chuckles> అడుగుతారు వాళ్ళు. ఆ! అందుకనది మానేసి, చక్కగా కూచుని, ఆహ్, ఈ ఇ ఇ సినిమా కాని, లేదా ఎనిమిదింటికటీవీ షో కాని, ఏదైనా కామెడీది, అలాగ చక్కగా చూస్తాం. అది చూసి ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మనం గూచుంటే, వాళ్ళు ఫోన్ బట్టుకొని గూచ్చుంటరు. మనం నేర్పిచ్చేదే కదా! అవును. తప్పకుండా. హ్మ్. <smacks lips> హ్మ్. హ్మ్. ఎప్ పెట్టుకొని చూస్తారు. ఓకే. అయితే ఇంకొకటండి, ఇప్పుడూ <smacks lips> హ్మ్, ఆహ్ బాగా నిరుత్సాహ పడిపోయినప్పుడో, లేకపోతే మోటివేషన్ కావాలి అననుకున్నప్పుడో, ఏదైనా ఆహ్! రుచిగా ఉండేది మ ఇష్టమైనది తినా‌లై తినాలి అనిపిస్తది. అట్ల మీరెప్పుడైనా ఫీలయ్యి, ఉత్సాహంగా ఆహ్, ఉత్సాహం తగ్గినప్పుడు, మీకిష్టమైనది వండుకొని తిన్నారా?
ఆ! ఆ! అవును. అవును. అదే.